మనం ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం, మన జీవితంలో. కానీ కొన్ని సినిమాలు, మనకెంతో ఇష్టం ఏర్పడుతుంది. ఆ సినిమాలు చూడడం వల్ల. ఆ! అలాంటి సినిమాలేమైనా నీకు ఉన్నాయా?
అవునండి. హ్మ్. అంటే నేను, చిన్నప్పటి నుంచి అంటే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాలు చూడడం అలవాటయింది. ఆ తర్వాత, ఇంటర్మీడియేట్ నుంచి కాలేజి లెవెల్‌లో ఉన్నప్పుడు, ఇంకా విపరీతంగా సినిమాలు చూసేవాడ్నా. ఎలా అంటే నేను మాకు ఇద్దరు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. మేముగ్గరం కలిసి, ఏదన్నా అనుకోవడం, అప్పుడే ఆ క్షణం అనుకోవడం, మరి ఆక్షమే ఎళ్ళిపో
ఆ! ఆ! అది. ఏ సినిమా ఉంటే, ఆ సినిమాకెళ్ళిపోయేవారేమో. <chuckles> అది. ఆ యుక్త వయసులో, అలాగా. ఆ!
వెళ్ళిపోవడమే. <chuckles> అవును. అప్పుడొచ్చి సమయం కూడా దొరికేది, బానే మరీ. హ్మ్.
ఆ! మెయిన్‌గా అది. బాధ్యతలు, బరువులు ఉండం. ఆ! ఉల్లాసంగా జీవితం గడపడం. సమయం దొరికినప్పుడు ఎళ్ళిపోవడం. ఆ!
ఉంటదు. <chuckles> నిజమే. నిజమే. అట్లా, మరి ఇంటర్మీడియేట్ నుంచి డిగ్రీ మరి, అయిపోయే వరకు కూడా మేము లెక్కలేనన్ని సినిమా చూసాం. చూసినవ్వే మళ్ళీ మళ్ళీ కూడా కొన్నిసార్లు చూసాం నచ్చిన మూవీస్. హ్మ్. ఆ! సో
ఆ! ఆ! అలా కూడా చూసివారు అది. అప్పటికి ఇంకా ఈ ఓటీటీలవి ఉన్నాయా? లే లేనట్టు ఓటీటీలు రాలేదు. అది. సో, అందరూ ఖచ్చితంగా, ఈ సినిమా హాల్లోనే చూడం జరిగేది. ఆ!
రాలేదు. రాలేదండి. రాలేదు. అప్పడి అప్పుడేంటంటే హ్మ్. అవును. థియేటర్‌లోనే చూడాలి. మరప్పుడు టికెట్ రేట్ కూడా చాలా తక్కువే. జస్ట్ 25 రూపీస్ బాల్కనీ, లేపోతే 30, 40 అంతే.
ఆ! ఆ! అది. ఆ! కానీ, అది బావుండేది. ఆహ్, అదే అసలు, ఇప్పుడు బాగా పెరిగిపోయి ఇప్పుడుకి, అప్పటికి వ్యత్యాసం ఏమిటంటావు? అసలు.
అంతా హ్మ్. హ్మ్. అవును. వ్యత్యాసం ఏంటంటే, అప్పట్లో మరి ఆహ్, అంతా ఇట్ని ఇంటిల్లి పాది వెళ్లి చూసే విధంగా టికెట్ రేట్సనేవి ఉండేవి. ఇప్పుడెంటంటే, మరి అట్లా లేదు. ఏదో మరి ఒకటో రెండో సినిమా హ్మ్.
అవును. బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలంటావా? <chuckles> ఒక సినిమా చూడాలంటే, ఆ నెల బడ్జెట్. ఆ!
చేసుకోవాలి. అంతగనంగా టికెట్ రేట్ పెరిగిపోవడం. మరి, అక్కడ దొరికే మరి, పాప్‌కార్న్ గాని, థియేటర్‌లో దొరికే ఆహార పదార్థాలు కూడా టికెట్ ఆ! మరి ప్రైస్ పెరిగిపోయింది. టూ మచ్‌గా.
అవును. అవును. <chuckles> అవును. ఆకాశం ఆహ్, హద్దు లేకుండా అయిపోయింది, ఇంక అక్కడ. ఆ!
హ్మ్. ఒక బకెట్ అంటే, అదేంటి హ్మ్. పాప్‌కార్న్ బకెట్ ఒక్కటి కొనాలంటే 400, 500 పెట్టాల్సిన పరిస్థితి ఉంది.
అమ్మబాబోయ్! ఏమన్నా అంటే అందరికీ సరిపోతుంది అంటున్నాడు. ఫ్యామిలీ మొత్తం. ఎంతైనాను 500. ఆహ్, ఆహ్, అవును. అప్పట్లో.
అప్పుడేమో మేము చిన్నప్పుడు హ్మ్. మేము, మేము కొన్నప్పుడేమో ముప్పై నలబై అవును. ముప్పై నలబై రూపాయ‌ల్లో ఒచ్చేసాయి, అప్పట్లో పాప్‌కార్న్. <chuckles> అది జూస్తూ మళ్ళీ, మళ్ళీ పాప్‌కార్న్ విత్ థమ్స్‌ప్ ఖచ్చితంగా కొనుక్కునేవాళ్ళం. ఒక కూల్ డ్రింగు. ఇంటర్వెల్‌ల్లో. అది తాగుతూ మరి, మళ్ళీ సినిమా ఎంజాయ్ చేయడం, మళ్ళీ ఇం ఇంకాద్భుతంగా ఉండేది. హ్మ్.
అవును. ఆ! ఆ! అదే. చక్కగా, అద్భుతంగా ఉండేది. అందులో హాలుకెళ్ళి చూడం అంటూ జరిగేది అప్పుడు. అంటే, చక్కగా ఓ నువ్వన్నట్టుగా ఒకటి రెండు సార్లు చూసినా, మనకంత నష్టం అనిపించేది కాదు. ఇప్పటి కాలంలో అలా ప్లానే చేసుకోలేం. వేస్టనిపిస్తది. అది. ఆ!
అవునండి. అవును. హాల్‌కి ఖచ్చితంగా. అంటే చాలా సినిమాలు హ్మ్. నిజమే అండి. నిజమే. అవును. హ్మ్. ఎందుకంటే కథలు కూడా ఈ మధ్య కాలంలో అంత ఆకటుకోవట్లే కాబట్టి. ఎంతైనా కొంచెం ఓటీటీలో చూడడమే ఉత్తమం. సో, హ్మ్. మరి నేనైతే ఒకప్పుటితో పోలిస్తే, ఇప్పుడు చాలా తగ్గిపోయింది.
అవును. అవును. కరెక్టే. <chuckles> అవును. హాలయితే మటుకు చాలా తగ్గిపోయింది. ఈ ఓటీటీలో ఒకసారి చూసినవి నీకెంతో చాలా నచ్చిన సినిమా ఏమైనా ఉన్నాయి ఈ మధ్య కాలంలో గానీ లేదా, కొంచెం ముందు?
అయితే హ్మ్. ఈ మధ్య కాలంలో నేను చూసిన ఓటీటీలో మూవీస్‌లో మరి మొన్న కొత్తగా ఒకట్ ఆ! తమిళ్ మ తమిళలో ప్రదీప్ రంగనాధనని ఒకా ఉన్నాడు వ్యక్తి, అతను హీరోగా చేస్తూ 'డూడ్' అని ఒక సినిమా వచ్చింది. అది కొంచెం పర్లేదు. హ్మ్. చూడొచ్చు. 1 టైమ్ వాచబుల్.
ఆహాహా! ఆ! ఆహా! 'డూడ్.' అది. అంటే, కొంచెం యుక్త వయస్సులో ఉన్న వాళ్ళక్కూడా ఆకట్టుకుంటుందేమో ఎక్కువ.
ఆ! ఆకట్టుకుంటుంది. మరీ అందులో అంటే హ్మ్. చాలా మంచిగా జూపిచ్చారనమాట. అంటే, అనవసరమైన సన్నివేషాలు, సన్నివేషాలు లేవు. అంటే, ఈ మధ్య కాలంలో <chuckles> జోడిస్తుంటారు గదా! ఆ సన్నివేశం లేపోయినా, అక్కడ డిమాండ్ లేపోయినా అనవసరమైన సన్నివేశాలు జోడిచ్చి, మరీ అలాంటిక ఆ! ప్రాసెస్ ఈ సినిమాలో లేదు. ఆ! చాలా క్లీన్‌గా అన్ని పాత్రలు చూపిచ్చడం
అవును. అందులో మెసేజ్ ఉంది. ఆహాహా! అది. అవునవును. అవును. అది. అవును. అదే కదా! కుటుంబ సభ్యులందరూ ఉన్నప్పుడు చక్కగా, ఉల్లాసంగా, ఆహ్, అందరం చూసేటట్టు ఉండాలంటారు అది. అలాగే.
హ్మ్. అవును. అవునండి. అవును. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ గూడా ఆ సినిమాలో బాగుంటుంది. మెయిన్‌గా అతనిదే బావుంటుంది వీళ్ళిద్దరి హీరో, హీరోయిన్ కంటే కూడా. ఆ! తనదే కొంచెం ఆ! డిఫరెంట్ రోల్. అతనదే బాగుంటుంది. <chuckles> సాధారణంగా కనిపిస్తూ ఉంటాడు పైకి హ్మ్.
ఆ! <chuckles> అవునా! ఆ! <chuckles> అవునా! ఆ! అదే. హీరో ఫాదర్ చాలా ఆ క్యారెక్టర్ చాలా బాగా మలిచాడంటావు. అది. ఆ! హీరోయిన్ ఫాదర్. ఓకే. ఓకే. ఆ!
అహా! హీరోయిన్ ఫాదర్, హీరోయిన్ ఫాదర్, క్యారెక్టర్. హ్మ్. సో, అతను చాలా డిఫరెంట్ అనమాట. చూడ్డానికేమో నవ్వుతూ హాహాహా! అని గనిపిస్తాడు కానీ, మళ్లేదన్నా మరి తనకి ఎగనె‌స్ట్‌గా గాని కొంచెం జరిగినా, తనలో వ్యక్తి బయటికొచ్చేస్తాడు. అసలు వ్యక్తి బయటికొచ్చేస్తాడు.
ఆహా! <chuckles> ఆ! అసలు వ్యక్తి బయటికొస్తాడనమాట. అంటే, క్యారెక్టర్లు కొంతమంది చాలా బాగా మలుస్తారు. వాళ్ళ ఆహాభావాలు ఇవన్నీ కూడా ఎంతో జాగ్రత్తగా డైరెక్టర్ చేతిలో ఉందంటావా అసలు? ఆ! అవును. అవును.
అది మా హ్మ్. హ్మ్. అవునండి. మలుస్తారు హ్మ్. అవును. అవునండి. డైరెక్టర్ చేతిలో ఉంది. నిజంగా ఆ పాత్ర అంత పండడానికి కూడా మరి అందరూ గూడా నాకు తెలిసి థియేటర్‌లో చూసినవాళ్ళు లేపోతే, ఓటీటీలో చూసిన వాళ్ళు ఈ ఫాదర్ క్యారెక్టర్‌ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు మిగతా పాత్రలు మర్చిపోయినా. ఆ విధంగా మంచిగా తను హ్మ్. అవును.
అవును. అవును. అంతే కదా! అది. అది సమాజానికి దగ్గరగా ఉందా క్యారెక్టరు? అందులో ఆ వేరియేషన్స్ అవి చూపిచ్చాడు. అది. ఆ! ఇప్పుడు <chuckles>
హ్మ్. అవునండి. అయితే నేను ఎక్కువగా చూసిన సినిమాలంటే మరి ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు ఆ! 'చంద్రముఖి' మూవీ చూసినా. చంద్రముఖి
ఆ! చంద్రముఖి. అబ్బా! ఆ! <chuckles>
ఆ సినిమా అయితే మేము, ఆహ్, 3 డేసు వరుసగా వెళ్ళాము. 3 డేసు గూడా ఒకటేమో, మార్నింగ్ షో. ఒకటేమో, మ్యాట్ని. ఒకటేమో, ఈవినింగ్ షో. <chuckles>
ఆ! ఆబ్బా! అంతలాగా చూడి చూశారు. అంటే, ఆ వయసులో అలా చూడగలరు గూడాను. ఇంకోటి నువ్వన్నట్టుగా బడ్జెట్ అవి కూడా సులువు అప్పట్లో. ఆ! అవును.
అంతే. హ్మ్. అవునవును. హ్మ్. అవును. సులువు సులువు. అప్పుడు మాకేంటంటే సులువు. ఇప్పట్లోలాగా ఎక్కడో థియేటరుండి మేమెక్కడో ఉన్నది కాదు. మాది నేను మా ఇంటి చుట్టుపక్కలే థియేటర్లుండేవి. అంటే, 2 కిలోమీటర్ల లోపే. ఎటు ఎటువైపోయినా 2 కిలోమీటర్ల లోపే థియేటర్‌కి చేరుకోవచ్చనమాట. అంత వెసులు పాటుండేది. హ్మ్. జస్ట్ ఒక 5 మినిట్స్.
అవును. అదే. ఆ! చక్కగా. అవును. ఆ! చక్కగా ఓ నలుగురు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని సినిమా హాల్లు కూడా తీసేసినట్టు వింటున్నాం కదా! మా షాపింగ్ మాల్స్ కింద, వాటి కింద మార్చేస్తున్నారు. ఆ! అది.
అవునండి. అవును. సినిమా హాల్ గూడా ఉంది. మార్చేశారు. నిజమే అండి. అంటే, మేము మరేమో ఎక్కువగా సినిమాలు చూసిన ఒక థియేటరుంది. అసలీ ఆ థియేటర్‌కి ఇంకా లైఫ్ ఉంది. బాగనే ఉంది. గట్టిగానే ఉంది. కానీ ఏంటంటే, మరి కరోనా తర్వాత ఏమైందంటే దా లాసెస్ అనేవి ఒచ్చేశాయి. సో, ఆ లాసెస్‌ని భరించలేక హ్మ్.
ఆ! గట్టిగానే ఉంది. ఆ! ఆ! అంతే. కరోనాలో అయితే మొత్తం అవును. ఆ!
ఆ లాసెస్ భరించలేక తను ఆ థియేటర్‌ని కూల్చేశాడనమాట. అక్కడ ఇంకేదో మరి ఒక అపార్ట్‌మెంటో ఏదో గట్టేశాడు. కానీ అదొక మంచి థియేటర్. యాక్చువల్‌గా దానికంటే పాత థియేటర్లు ఉన్నాయి అలానే. కానీ ఆ థియేటర్ మాత్రం నిలతొక్కోలేకపోయింది. సో, ఇంకా అతను తనకి దది కూల్చేసి, ఆ! మరి అక్కడే అపార్ట్‌మెంట్ గట్టాడు. అక్కడ ఎన్నో సినిమాలు చూశాం మేము. అవన్నీ మాకు ఒకసారి గుర్తొచ్చేశాయనమాట.
ఆ! ఆహా! అది. అస్ ఆ! కానీ వీళ్ళు నిలదక్కుకోలేపోయాడు అతను. అతను. ఆ ఓనరు. ఆ! <chuckles> ఆహా! ఆ! అయ్యో! అంచ కొంచెం బాధ కలిగిస్తుంది. అయ్యో! మేము ఇన్ని సినిమాలు చూశాం అది ఇప్పుడు లేకుండా, ఆ హాలే లేకుండా అయిపోయిందని చాలా బాధ కలిగిస్తుంది. అది. అదే కదా! <chuckles> ఇప్పుడు
నిజమే అండి. నిజమే. హ్మ్. అవును. చాలా స్పేషియస్‌గా ఉండేది, కంఫర్ట్‌గా గూడా ఉండేది. కానీ ఏంటో మరి అది ఎందుకోగాని తీసేశారు ఆ తర్వాత. హ్మ్. అంటే, ఆ సిని హ్మ్.
ఎందుకో తీసేశారు అలాగా అది. ఇప్పుడు ఈ ట్రైలర్‌లో చూపిస్తూ ఉంటాడు ఆ! ఎంతో ఆకర్షణీయంగా. ఆ ట్రైలలు కొంచెం నీకేవన్నా లాభి లాభిస్తున్నాయా నీకు? <chuckles>
నిజమేండి. హ్మ్. ఆ! ట్రైలర్ చూసి మనం సినిమాని కొంచెం అంచనా వేయొచ్చండి చాలా వరకు. అంటే, ఆ సినిమా ఎలా ఉండబోతుంది? అంటే ఆ సినిమాలో నిజంగానే కంటెంట్ ఉందా? లేపోతే, ఆ సినిమానే మరి ఫ్లాఫ్ సినిమా అయ్యే సందర్భం ఉందాని చాలా సందర్భాల్లో నేను చూసి, మరి ఊహించుకున్నదే జరిగిందనమాట.
అంచనా వెయ్యొచ్చు. ఆ! చాలా ట్రైలర్ చూసి నువ్వు డిసైడ్ చేస్తూ ఉంటావు.
డిసైడ్ చేసేస్తున్నాం నిజమే. అంత విషయముంటుంది. ట్రైలర్ అనేది అంత ప్ హ్మ్. అంత పెద్ద ఇంపాక్ట్ ఇలాగా హ్మ్. అంతే
ఆ! అదే. అలా కూడా ఉంటుంది. అంత విషయం ఉంటుంది. ఆ! ఎప్పుడైనా అటు నుంచి ఇటైనా ఆ! ఇదైందా? అంటే, ఆ ట్రైలర్ చాలా ఆకర్షణీయంగా ఉండి సినిమా చూస్తే ఏమీ లేదు లేదా, అటు నంచి ఇటు కూడా జరిగిందా? <chuckles> ఆ! <chuckles>
హ్మ్. <chuckles> ఓహ్! చాలా చాలా అయ్యాయండి చాలా. అంటే నేను మరి కొన్ని కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు హిట్టవుతావని అనుకున్నాను, కానీ అవేటంటే నిరాశపరిచాయనమాట. అవును. మరి థియేటర్‌లోకి రాగానే అదంతగా ఆడలేదు. సో, ఇంకా హ్మ్.
ఆ! ఆహాహా! అది. అంతలా ఆడలేదు. అంటే, అందులో కథాపరంగా ఏమీ లేక ఎక్కువ ఏవో రకరక ఆస్
అవును. హ్మ్. పాత కథలే. పాత కథలు. మరి రొటీన్‌గా స్క్రీన్ ప్లే ఉండడం. వాటికి మైనసయిపోయింది.
ఆ! ఏదో ఆ హీరో మామూలు మనిషిలా కాకుండా ఏదోదో ఆ! ఇంకో ఏదో గాల్లో ఎగురుతున్నట్టు తీసుంటాడు <chuckles> అది ఎక్కువ. ఆర్టిఫిషియల్‌గా ఉంటే కూడా నచ్చవు కొన్ని. అది. ఆ!
హ్మ్. <laughs> అవునవునండి. హ్మ్. అవును. మొన్న 'ఓజీ' ఏమో ట్రైలర్ చూస్తే చాలా బాగుందది. కానీ, హ్మ్. ట్రైలర్ బాగుంది. కానీ, సినిమా చూస్తేనేమో అంతా రక్తపాతం ఎక్కువుంది, అనవసరమైన ఎలివేషన్లు. మరి ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.
ఆ! ట్రైలర్ బాగుంది అది. ఆ! ఆ! ఆ! అది. అప్పుడు నువ్వు తెలుసుకున్నావా? అసా అపుడు జాగ్రత్త పడాలి ఈసారి నుంచని. ఆ! నిజమే కదా! ఆ!
<chuckles> మనం ఎంత జాగ్రత్త పడ్డా వాళ్ళు కొత్త రకంగా బుట్టలో వేయడమే వాళ్ళ ఆనవాయితి. <chuckles>
ఆ! అది కూడాను. ఎందుకంటే వాళ్ళేదో ఖర్చు పెడతారు అది రావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రివ్యూలు కూడా అలాగా దాని మీద నీ అభిప్రాయమే
హ్మ్. అవునవును. హ్మ్. ఆహ్, రివ్యూలు కూడా అండి. అంటే చాలా వరకు అక్కడున్న దానికంటే ఎక్కువ రేసి చేసి చెప్తారు రివ్యూస్.
ఆ! ఆ! అది కూడా ఒక నిజమే. ఆ! అదే.
హ్మ్. అయితే ఈ రివ్యూలల్లో ఏంటంటే కొందొ కొంతమంది డబ్బులు తీసుకొని కూడా చేస్తూ ఉంటారనమాట. మీ ఈ సినిమాకి ఎక్కువగా ప్రమోషన్ చేస్తాము. మంచిగా అంద రివ్యూసొచ్చేలాగా చేస్తాము. మీ పాజిటివ్ ఓపిన్ ఒచ్చేలాగా చేస్తామని చెప్తారనమాట.
ఆహాహా! ఆ! ఆ! అదే ఆ!
అంటే అక్కడ విషయం లేదని వాళ్ళకు కూడా తెలిసినప్పుడేం చేస్తారంటే, ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తూంటారు. అంటే ఇంకెక్కువగా. ఈ మధ్య ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా హ్మ్.
ఆ! ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ డైరెక్టర్లు వాళ్ళు పండుగలప్పుడు రిలీజ్ చేయడానికి అసలందరూ కూడా పోటీ పడుతూ ఉంటారు. అది ఎందు చేతనంటావసలలాగా?
హ్మ్. నిజమేనండి. నిజమే. పండగప్పుడేంటంటే ఆహ్, అంటే పండగప్పుడేంటంటే కు మనకేంటంటే పాతకాలం నుంచి ఆహ్, పండగప్పుడు ఏదో ఒక సినిమా చూడ్డం అలవాటుగా ఉంటుంది. అంటే అందరు బంధువులుంటారు గాబట్టి కాలక్షేపానికి ఆ!
ఆహాహా! అంటే బంధువులందరూ కలిసి, కొంచెం సెలవులు కూడా వస్తూ ఉంటాయంటావా? ఆ! అది.
సెలవులు. హ్మ్. సెలవుల వల్ల కాలక్షేపానికి బయటికి వెళ్ళి సినిమా చూద్దాంలే అని అప్పట్లో మెల్ ఆహ్, ఒక ట్రెండ్ నడిచేది. అదే కాలక్రమేణా వాళ్ళ పిల్లలు చూడ్డం, వాళ్ళ పిల్లల పిల్లలు చూడడం, ఇలా ఆనవాయితగా పండగలప్పుడు సినిమాలనేవి రావడం, అప్పుడెక్కువగా అందరిక మీరన్నట్టు వెసులుబాటుండడం, హాలిడేస్ ఉండడం, పిల్లలకి చాలా హాలిడేస్ ఉంటాయి. సో, ఆ హాలిడేస్ అనేవి ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే, క్యాష్ జేసుకోవాలని జూస్తారు. ఆ!
అవును. అవును. ఆ! అది కూడా. అవునవును. కరెక్టు. ఆ! వాళ్ళ ఆహ్, వాళ్ళది అడ్వాంటేజ్‌గా తీసుకొని ఆ సమయాల్లో ఏవో పా అసలు ఆ సినిమాలు కొన్ని బావుండవంటావా? అన్నీ బావుంటాయా? అసలు. ఆ! ఆ!
హ్మ్. ఆ! సినిమాలు. హ్మ్. అవును. అన్నీ ఏమి బాగోవు. సంక్రాంతికో పెద్ద, పెద్ద సినిమాలే ఒస్తుంటాయి. పెద్ద, పెద్ద స్టార్స్‌వే ఒస్తుంటాయి. జనరల్‌గా. చి చిన్న సినిమాలన్నవి అప్పుడు రిలీజ్ చేయరు. ఎందుకంటే, వాటి పోటీని తట్టుకోలేక. పెద్ద సినిమాలకే మరి ఓహ్! ఆ స్లాటంతా బుకింగ్ అయిపోతుంది. పెద్ద హీరోలు 'చిరంజీవి', 'బాలకృష్ణ'. హ్మ్.
అవును. ఆ! అవును. <chuckles> ఆ! అది కూడాను. ఇప్పుడు ఈ పెద్ద సినిమాలు మీద నీ అభిప్రాయం ఏంటి? చిన్న సి బడ్జెట్‌లో కూడా కొన్ని మంచి ఒస్తూ ఉంటాయి. వి వీటి మీద నీ అభిప్రాయం ఏంటంటావు? నువ్వు పెద్ద సినిమాలే చూడాలి అనుకుంటావా? లేతే చిన్న సినిమలను కూడా ఎంకరేజ్ చేయొచ్చు అని ఎలాగ ఏమైనా నువ్వు గమనించావా?
అవునండి. అవునండి. అంటే లేదు. ఆహా! మే యాక్చువల్‌గా హ్మ్. చిన్న సినిమాలనేవి కా చిన్న సినిమాలంటే వాళ్ళ బడ్జెట్‌లో చిన్న సినిమా అయుండొచ్చు కానీ, మరి వాళ్ళు తీసే విధానం గానీ, వాళ్ళు పాత్రలు మరిల్చే విధానం గానీ అదంతా పెద్ద సినిమాతో సమానంగా ఉంటుందంతా. అంత బాగా.
అలా ఏమన్నా జ్ ఈ మధ్య కాలంలో గమనించావా? అలా? అంటే
ఈ మధ్యన చూసిన దాంట్లో 'బలగం' మూవీ చూశాను. చాలా బాగుంది. ఆ! ఆ తర్వాత 'హనుమాన్' మూవీ చూశాను. 'హనుమాన్' కూడా చాలా చిన్న మూవీగానే స్టార్ట్ అయింది గానీ, వాళ్ళు తీసిన విధానం, వాళ్ళ గ్రాఫిక్స్ అవన్నీ కూడా చాలా బాగుండి పెద్ద హిట్ అయింది.
ఆ! 'బలగం' అది. ఆ! అవును. అంటే ఎంతో కష్టపడ్డాడంటవు క తక్కువ బడ్జెట్‌లో అయినా కూడా, ఎంతో బాగా తీసాడు, మెప్పించాడంటావు. అది. ఆ! ఇప్పుడు ఈ పెద్ద సినిమా వాళ్ళ వళ వాళ్ళవి వాళ్ళ గురించి నీ అభిప్రాయం ఏమిటి?
అవును. అవునండి. అవును. అంత తర్వాత మరి హ్మ్. హ్మ్. అంటే వాళ్ళేంటే ఎక్కువగా కమర్షియల్ ఫార్మలాని నమ్ముకుంటున్నారు. కొత్తది ట్రై చేయకుండా మన తెలుగులో
ఆ! అది. ఇంకా పాత మెంటాలిటీతోనే ఉంటున్నారు. కథాపరంగా అవన్నీ కూడా ఆలోచించుకోవాలంటావా?
అవునండి. అవును. హ్మ్. నిజమే. హీరో అంటే ఖచ్చితంగా ఈ వయ్ వయసుతో సంబంధం లేకుండా ఖచ్చితంగా హీరోయినుండాలి. మరి హీరో హీరోయిన్‌తో డాన్స్ చేయాలి. ఎలాని లాంటివి ఇప్పటికి కొనసాగుతున్నాయి. అవి గాకుండా మార్చుకొని, మరి హీరో అంటే ఆ విధంగానే కాదు, ఒక పండు అంటే నార్మల్ ముసలివాడైనా పర్లేదు, ఒక మిడిల్ ఏజైయినా పర్లేదు. ఒక పెళ్లి చేసుకోని వ్యక్తయినా పర్లేదు, అన్నట్టుగా నిజ జీవితానికి సంబంధించిన విధంగా చూపిస్తే గనక, ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్ది.
ఆ! అలా కూడాను. అవును. అవును. అదే కదా! అంతే. ఆ కథాపరంగా కూడా అలాగ ఎంచుకొని చేయొచ్చంటావా?
అవునండి. కథాపరంగా గూడా మంచిగా ఎంచుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆహ్, హిందీలో కొన్ని ప్రయోగాలు జరిగినయి. అంటే అందులో హీరో కోచ్‌గా ఉంటాడు. ఒక హాకీ కోచ్‌గా ఉంటాడు. ఆ సినిమా 'చెక్‌దే ఇండియా' చాలా సక్సస్‌ఫుల్‌గా హిట్ అయిపోయింది. చూస్తే. హ్మ్.
అవును. అవును. ఆహాహా! అది. అవును. అంతే కదా! మరి. అది ఆ సినిమా అంత మెసేజిచ్చారు ఆ సినిమాలో. ఆ! అది.
హ్మ్. అవునండి. ఆ తర్వాత మరి మొన్న 'రజినీకాంత్' గారు 'జైలర్' మూవీ తీశారు. ఆ 'జైలర్' మూవీలో తను ఒక ఏంటంటే హ్మ్. మనవడికి తాతలాగా చేశాడు. అంటే తనకి భార్యుంటుంది, కొడుకుంటాడు. హ్మ్.
ఆ! అది. అది బెస్టేమో అసలు ఆ వయసుకు తగ్గట్టుగా యాక్ట్ చేయడం ఆ స్టోరీ ఎంచుకోవచ్చు వాళ్ళసలు. <smacks lips> అంతే కదా! వయసన్నది చూసుకుంటూ ఉండాలి. జనాల మీద రుద్దడం కాకుండా, <chuckles> వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకొని ఆ! ఆ!
ఆ! అవునవును. చూడండి అన్ <giggles> హ్మ్. నిజమే. ఆ! ఆ వయసు చూసుకొని మరి చాలా చక్కగా కొడుకున్నాడు, కొడుక్కి మళ్ళీ కొడుకు. నా త తాతన్నట్టు చూపించిన జనాలు యాక్సెప్ట్ చేశారు. మరి మరి మా హీరో అలా చేయకూడదని ఎవ్వరు గొడవ చేయలేదు.
ఆ! ఆ! ఎందుకు చెయ్యరు? చ ఆ కథ బావుంటుంది. అంతే కదా! ఆ హీరో ఆ కథ ఎంచుకోవడంలో చాలా పాత్ర వహించాలంటావా? శ్రద్ధ చూపాలి. అది. అవును.
హ్మ్. అవును. నిజమే, నిజమే. శ్రద్ధ చూపాలి. జనాలు కూడా కొత్తదనాన్ని ఎప్పుడు ఎంకరేజ్ జేస్తూ ఉంటారు. ఎప్పుడు చూసిందే చూడకుండా రొటీను బోరింగ్ కథలు కాకుండా ఇలాంటి ప్రయోగాలు జేసినప్పుడు జనాలు ఖచ్చితంగా ఆదరిస్తూ ఉంటారు. హ్మ్.
అవును. ఆ! అంతే కదా! అది. అవును. అవును కరెక్టే. అవును. <giggles> అది. ఇప్పుడు ఈ హాస్యపూరితమైనవి కూడా సంఘటన ఉన్న సినిమాలు, దానిపై నీ అభిప్రాయం ఏమిటిసలు?
అవునండి. హ్మ్. అవును. అవునండి. హాస్యపూరిత సినిమాలు చాలా అవసరమండి. అంటే హ్మ్. చాలామందికేంటంటే ఎక్కువగా మరి ఇళ్లళ్ళో హ్మ్.
ఆ! నీకు నచ్చిన సినిమా ఏమిటుంది ఈ మధ్య కాలంలో నీకిష్టమైన సినిమా?
ఈ మధ్య కాలంలో 'మ్యాడ్' అని మూవీ ఒచ్చింది. 'మ్యాడని' అది కాలేజీ నేపథ్యంలో జరుగుతూ మరి సరదాగా జరిగిపోతుంది. ఆ తర్వాత నిన్న, నిన్న వచ్చిన 'డూడ్' మూవీ గూడా. ఆహ్, చాలా కామెడీగా కొన్ని కొన్ని మంచి మంచి కామెడీ అంటే జెన్యూన్ కామెడీ. ఆ జెన్యూన్ కామెడీతోని హ్మ్.
ఆహా! అబ్బా! ఆ! అవునా! <giggles> ఆహా! డూడు. ఆ! ఆ! మంచి ఆహ్, ఆ హాస్యపూరితమైన సంఘటనలు, ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి నీకు, అనిపిచ్చింది. ఆ! అందుకే నీకంత నచ్చింది. <giggles> ఆ సినిమా. ఆ! <giggles> ఆ! ఆ!
అవును. ఉన్నాయండి. అవునండి. ఈ విధంగా ఉన్నాయి. నేను చూసిన వాటిలో. అవునా! <chuckles> అవునండి. అది బా నచ్చింది. ఇంకా కొన్ని సినిమాలు నెక్స్ట్ నెక్స్టున్నాయి చూడ్డానికి ఓటీటీలో రెడీగా. కానీ సమయ ప్రభావంతోని చూడలేకపోతున్నాను. చూస్తాను. <giggles> ఆ! నెక్స్ట్ ఏది చూద్దామని పెట్టేసుకున్నాను.
ఆ! అదే అదే. అదలా పెట్టుకొని ఉంచుకున్నావు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చూసేద్దాం అని. ఆ! అది సులువుగా చూడ్డం అవుతుందేమో, ఈ ఓటీటీ వల్ల. ఆ! అది.
అవునండి. అవును. అంటే ఓటీటీలో కొన్ని కొన్ని సార్లేంటంటే మంచి మూవీస్ కూడా ఆహ్, కట్, కట్, కట్‌లాగా చూడాల్సొస్తుంది. సమయ ప్రభావం వల్ల మరి చూడాలనిపిస్తున్నా ఇంట్రెస్టింగున్న హ్మ్.
ఆ! అలా కూడా. అవును. ఓ నాలుగు ముక్కలు చూడ్డం. అది తర్వాత అక్కడ పక్కన పడేసి, మళ్ళీ ఇంకా ఆగి తర్వాత చూడ్డం. ఆ!
అవును. అవును. అంటే నార్మల్ సినిమా అంటే అంతంత మాత్రమున్న సినిమాని ఆ విధంగా చూస్తే బావుంటుంది గానీ, ఒక మంచి సినిమాని గనక చూడాలంటే మరి 2 అవర్స్‌లో మొత్తం కంప్లీట్ జేస్తే మంచి ఫీలుంటుంది, మనకు బావుంటుంది కూడా. సో హ్మ్. ఆ విధంగా చూడలేకపోతున్నా అని కొంచెం బాధగా ఉంది. ఇంతకుముందు చాలా వెసులుబాటుండేది చూడ్డానికి, హ్మ్. కానీ ఇప్పుడు అట్లా లేదని కొంచెం బాధ.
అవును. అవును. కరెక్ట్. అవును. <giggles> బాధగా అనిపిస్తుందది. అవును. అదే, అదే. <chuckles> వృత్తిపరంగా మనం అలా బిజీ అయిపోబట్టి అలా కొంచెం అనిపిస్తుంది. అది. చాలా బాగా చెప్పావు. సినిమా నీక్ అవును. కరెక్టే ఆ! నీకిష్టమైన సినిమా గురించి చాలా బాగా చెప్పావు. అసలు ఈ ఓటీటీలు, సినిమా హాలు ఇవన్నీ ఆ వ్యత్యాసం అంతా చాలా బాగా మాటాడావు. ఆహ్, ధన్యవాదాలు.
నిజమే. నిజమే అండి. వృతిపరంగా బుజ్ బిజీ అవ్వడం అనేది అవు జరిగింది. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. నేను కూడా నా సినిమాల ఇష్టం ఆహ్, ఏ విధంగా నన్ను ఆహ్, మరి మార్చింది, ఎలా మార్చింది అన్న విషయాన్ని మీతో చాలా చక్కగా పంచుకున్నాననుకుంటున్నానండి. మీకు నా ధన్యవాదాలు.
<giggles> ధన్యవాదాలు.